ఓకే. దెయ్యం వస్తుంది చూస్తుంది. నిన్ను నీ దగ్గరకే వస్తుంది అన్నట్టు ఇలా భయపించేవారైతే.
ఆ! అలా కొంచెం ఆహ్, అలా ఒంటరిగా ఉండడమంటే భయమేస్తూ ఉంటుండనమాట. ఇంక చిన్నప్పటి నుంచి ఇంగ ఇంట్లో అందరితో ఉంటాను. అన్నే ఒక్కదాన్ని ఉండనండి. సో
హ్మ్. అయితే హ్మ్. మీరు ఒక్కలు పడుకునే రోజు కూడా లేదేమో అయితే.
ఆ! అస్సలు లేదండి. ఆ ఒక్కళ్ళు పడుకోవడం కాదు. ఈవెనింగ్ 6 తర్వాతనంటే నేనొక్కదాన్నే ఉండాలంటే అస్సలు యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. గొడవ గొడవ చేసేదాన్ని.
హ్మ్. అయ్యో! మరి ఎలా అండి. దాని నుంచి ఎలా బయటకొచ్చారు? తర్వాత ఏమనిపించింది? ఇప్పటికి అలానే ఉన్నారా? మార్చారా?
ఓకే. అట్లైనా తర్వాత అలా అంత మారిపోయానండి. ఇప్పుడు పర్లేదు. అంటే లైక్ ఓకే. అంటే ఒక స్టేజ్ తర్వాత మనకి, మనలో మనకి చాలా డిఫరెన్సెస్ అంటే ఒక టైప్ ఆఫ్ మెచ్యూరిటీ, ఒక టైప్ ఆఫ్ థింకింగ్ ఏది కరెక్ట్? ఇంత వ ఇంతగా మనం
హుహు. నిజంగా అవునవును. అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే కొంచెం సమయం అనేది పడుతుంది అంతే దేనికైనా.
అవునండి. అంతే అదే అయిందండి. ఇక సో, ఆహ్, బీటెక్ కాలేజ్లో అప్పుడు ఒక 2 ఇయర్స్ హాస్టల్‌లో ఉన్నాను. ఇంగ అప్పుడు ఇంట్లో వాళ్ళ దగ్గరంటే ఎంతైనా గొడవ చేయొచ్చు గానీ, ఇంగ హాస్టల్‌లో ఎంతైనా ఫ్రెండ్స్‌గైయినాక ఒక స్టేజ్ తర్వాతైతే మనం గొడవ చేయలేం కదా!
చేయలేరు. అవును బాగోదు కూడా. ఇంకా కొంచెం అంతా అందరూ మెచ్యూరిటీగా ఆలోచిస్తారు.
యాహ్! అది వాళ్ళెలా తీసుకుంటారో కూడా మనకు తెలిదు. ఎంత క్లోజ్ ఫ్రెండయినా కూడా కొన్ని విషయాలలో ఎలా తీసుకుంటారో మనం నమ్మలేము. అస్సలు ఒకవేళ లోపల భయమున్నా కూడా బయట మాత్రం గంభీరంగా నేను ఫుల్ ధైర్యంగా ఉన్నట్టుగానే బిహేవ్ చేసాను. అలా బిహేవ్ చేసి చేసి, ఎప్పుడలా మర్చి ఎలా ఎప్పుడెలా మారిపోయినా కూడా తెలీదు నాకు.
అవునండి. హుహు. మొత్తంగా అయితే ఈ రోజుకైతే చాలా ధైర్యంగా ఉన్నారనే చెప్పొచ్చు.
యాహ్! కదా! ఎప్పుడు ఒక్కదాని ఉండాలన్నా నాకేమి ఇష్యు లేదు. అంటే ఇప్పుడు టు బీ ఫ్రాంక్ ఇప్పుడేందనంటే ఆహ్, కాసేపు అందరూ ఎక్కడైనా బయటికెళ్ళిపోతే, నేను ఒక్కదాని చె కాసేపు ప్రశాంతంగా టీవీ చూసుకుంటా ప్రశాంతంగా కాసేపు కూర్చుంటా. నాకు నేను స్పెండ్ చేసుకుంటా అన్న ఫీలింగ్ మీద నేనుంటానిప్పుడు.
ఓకే. ఓకే. ఆ! ఓకే. ఎవరు లేకపోయినా ఓకే. ఇప్పుడు నేనుండగలను నువ్వు కొంచెం హ్యాపీగానే వెళ్ళిపోతుంది. శాంతంగా అవును. ఇప్పుడు ఏమ హ్మ్.
<giggles> అంటే లేదు. ఇప్పుటికి అది కావాలి, ఒంటరిగా ఉండడానికి కావాలి. కా ఒక అట్లీస్ట్ ఒక 1 డే నన్ను వదిలేసేయండి హాయిగా ప్రశాంతం ఒక్కదాన్ని ఉంటా అన్న స్టేజ్‌కి నేనొచ్చేేసాను.
హ్మ్. నిజంగా గ్రేటండి. మిమ్మల్ని మీరింత ఈ విధంగా మార్చుకున్నారంటే చాలా బావుంది. ఈ ఒంటరిగా అన్నారు కదా అప్పుడు ఏంటి చేస్తారు? పాటలు వింటారా? లేదంటే మీకిష్టమైనవి వండుకోవడం ఏదైనా ప్రయోగాలు చేయడం ఎలాంటివి మీరు చేస్తూ ఉంటారు?
హ్మ్. అంటే నాకలా దొరికే ఛాన్స్ చాలా తక్కువ. దొరికిన ఛాన్స్ అయితే నేను ఫస్టు ఇచ్చే ప్రిఫరెన్స్ ఏందంటే హాల్‌లో బెడ్ మీద పడుకొని టీవీ చూస్తానండి. రిలాక్స్డ్‌గా.
కాలు మీద కాలేసుకొని, లేదంటే ఊపుకుంటూ టీవీ చూసుకొని ఎంజాయ్ చేస్తారైతే? హుహు. సినిమాలు చూస్తారా?
హ్మ్. అంతే. అయి అంటే ఆహ్, బేసికల్లి నార్మల్ డే టు డే లైఫ్‌లో కూడా నాకు టీవీ చూసే అంత టైం దొరకదు.
హ్మ్.

సో, అందులో ఉన్నదంటే నార్మల్ మనకి అంటే, ఇక్కడ అంటే చాలా సాఫ్ట్‌గా తింటారు కాబట్టి కొంచెం సాఫ్ట్‌గా జేస్తాను. అది మా మమ్మీ వాళ్ళనంటే కొంచెం మళ్ళీ కొంచెం కచ్చాపచ్చ తగులుతూనే మంచిగా తింటారు కాబట్టి అక్కడున్నప్పుడు కచ్చాపచ్చా చేస్తాను.
హ్మ్. ఆహా! నేతిలో వేయించి ఆహ్, బెల్లం వేస్తారా? పంచదారా?
అది అంటే ఇక్కడ య్ ఇక్కడైతేనేమో నేను పంచదార వాడతాను. మమ్మీ వాళ్ళ దగ్గర బెల్లం వాడతాను.
ఏమండి అంత తేడా వీళ్ళకి పంచదారితో చేసినవి ఇష్టమా ఇక్కడ?
ఆ! ఇక్కడ బెల్లం అస్సలు ప్రిఫర్ చేయరండి. అన్ని షుగరే షుగర్ ఐటమ్స్ ఇష్టం.
హుహు. అంటే ఓన్లీ రుచికే ప్రాధాన్యతిస్తారిక్కడ.
యెస్, యస్. ఆ! మోస్ట్‌లీ ఇవ్వే. ఏది చేసినా గూడా మాక్సిమం షుగర్ తోటే చేస్తామిక్కడ.
హుహు. మరి మీరు చెప్పరా? అంటే మీకు కూడా ఆ షుగరే ఇష్టమా? లేదత్తయ్య ఆ బెల్లంతో ఒకసారి ట్రై చేద్దాం ఆరోగ్యానికి ఇది మంచిది కదా! షుగరు చాలా కెమికల్స్ ఉంటయి షుగర్‌లో. ఒకసారి కాకపోతే హ్మ్.
అందరం. యాహ్! అలా చేసినా అప్పుడు చేస్తాను. కానీ అంత ఫ్రీక్వెంట్‌గా చెయ్యను. ఎందుకనంటే చేసినా ఇగ ఆహ్, తినాలా? ఓకే. ఏదో ఒక కమెంట్‌తో తింటూ ఉంటారు. బెల్లంతో చేస్తే. అదే షుగర్‌తో చేస్తే హ్యాపీగా తినేస్తారు.
ఆహా! ఎలాగో నెగెటివ్ కమెంట్స్ ఒస్తాయి గాబట్టి ఎందుకులే చేసి కూడా మాట పడడం. అదేదో నచ్చింది చేస్తే ఏ గోల ఉండదని. ఇంకా అలా వెళ్ళిపోతారైతే.
ఓకె. సో, అది. యెస్. యెస్. అలాగే ఎళ్ళిపోతాననమాట. సో, ఇక్కడ వీళ్ళకంత అంటే ఇక్కడ డయాబెటీస్ అనే అంటే వీళ్ళు కొంచెం వీళ్ళ బాడీ టైప్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. స్టన్ స్ట్రాంగ్‌గా ఉంటారు కాబట్టి అలాంటి ఇష్యూస్ వీళ్ళకుండవు. సొ, ఫైన్ అనిపిస్తుంది.
ఓకే. స్ట్రాంగంటే ఏమేమి తింటారు? స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే ఆహారం కూడా అంత స్ట్రాంగ్‌గా ఉంటేనే అది బాడీలో కూడా స్ట్రాంగనిపిస్తుంది. మరి ఎలాంటివి తీసుకుంటారు?
అంటే నిజంగా చెప్పాలి అంటే మా మామయ్య వాళ్ళ ఫుడ్ నిజంగా చాలా స్ట్రాంగ్. అంటే వాళ్ళు, ఇక్కడ ఏంటి అనంటే మామయ్య వాళ్ళది ఇక్కడ గ్రెైన్ బిజినెసుంటుంది. సో, అప్పట్లో వాళ్ళది వాళ్ళ డైలీ ఫుడ్ అనంటే డైలీ జొన్న రొట్టెలు. అండ్ ఇవి మనం బొబ్బర్లు, శనగలు ఇవన్నీ ఉంటాయి కదా! వాటిని ఉడకబెట్టి తిన్
హుహు. హ్మ్. ఆహా! మొత్తం హై ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉన్నవే తీసుకున్నారైతే.
హ్మ్. ఆ! వాళ్ళకి రైస్ యాహ్! వాళ్ళకి రైస్ అనే ఐటమ్ తెలీదు. రైస్ అనంటే ఎప్పుడో ఒకసారి చుట్టాలొచ్చినప్పుడు మాత్రమే వాడతారంట.
ఆహా! ఇప్పుడెక్కువైతే జొన్న రొట్టలే చేస్తారా మీ ఇంట్లో?
ఆస్ ఆహా! చేస్తాను. అంటే డైలీ మోస్ట్‌లీ వీక్లీ త్రైస్ అయితే జొన్న రొట్టెలుంటాయి నైట్.
హుహు. రైసు ఇంక అప్పుడప్పుడా?
ఆ! ఇంగే యాహ్! నా పెళ్ళైన తర్వాతే రైస్ వీళ్ళకి కొంచెం అలవాటు చేశాను.
ఓకే. అంటే మీకు మరి రైసే అలవాటు కాబట్టి ఇంక వాళ్ళు వాళ్ళూ అలవాటు చేసుకున్నారా మరి లేదంటే ఏంటి మాకిదొద్దు
అవును. హ్మ్, లేదు. లేదు. అంటే వాళ్ళు రైస్ తింటుండేవాళ్ళు కానీ చాలా తక్కువ క్వాంటిటీ. అండ్ మా వారికి కూడా రైస్ ఇష్టం. కాకపోతే ఆయన ఇక్కడ వాళ్ళ పేరెంట్స్‌తో ఉండేవాడు కాదు కాబట్టి తను బయట మంచిగా తినేస్తూ ఉంటుండే.
హ్మ్. హుహు. ఓకే.
సో అలా సెపరేట్, సెపరేట్‌గా చేయడం కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటది కదా! సో, ఒక 3 డేస్ రైస్
అవునవును. ఒక వంటంటే ఓకే. ఇలా ఇద్దరికీ 2 వెరైటీలు అని చేసేసరికి మీకు కూడా కొంచెం ఇబ్బందనిపిస్తది.
ఇప్ అవును. సో అందుకే మార్నింగ్ ఆ! అలా. ఆఫ్టర్‌నూనయితే కంపల్సరీ రైసుంటుంది. నైటు రొట్టెలు చేస్తాను. మార్నింగ్ సమ్ టిఫి‌న్స్ నడిచిపోతాయి.

ఓకే. అయితే మీ ఒంటరి సమయాన్ని ఎలా మీరు పాటలు వింటూ, సినిమాలు చూస్తూ, లేదంటే ఇష్టమైన రెసిపీలు తయారు చేసుకుంటూ ఉంటారు. ఇంక స్నేహితులు ఆ టైంలో ఒంటరిగా ఉంటారు, ఎవరు ఉండరు కదా! స్నేహితులకి ఎవరికైనా కాల్ చేయడం, మాట్లాడ్డం, ఏమైనా షేర్ చేసుకోడం ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారా?
హ్మ్. అవునండి. ఆ! చేస్తా అంటే, ఎవ్వరికి చేస్తానంటే చాలా కాలం నుంచి మాట్లాడకుండా మిసవుతున్న వాళ్ళకి చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను.
హ్మ్. అంటే, ఖచ్చితంగా మీకు 2, 3 గంటలు ఉంటుంది గాబట్టి ఆ సమయాన్ని ఇలా ఎలగోకలా ఉపయోగించుకుంటారు.
హ్మ్. ఎందుకంటే, డే టు డే ఉన్న బిజీ లైఫ్‌లో ఓకేలే తర్వాత చేద్దాం వాళ్ళకి, చేద్దాం చేద్దామనేసి అలాగే ఉండిపోతాను. ఆ! సో, రెగ్యులర్‌గా మాట్లాడే ఇంట్లో వాళ్ళతోటి, మమ్మీ వాళ్ళతోటి వీళ్ళతో రెగ్యులర్‌గా మాట్లాడుతాం కాబట్టి ఆ రోజంతా ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వను నేను.
ఓకే.
ఎవ్వరితో అయితే చాలా డేసైపోయింది మాట్లాడదాం, మాట్లాడదాం అనుకుంటున్నాం కానీ, మిస్ చేస్తూ ఉంటాం కదా! వాళ్ళకి చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను.
ఓకే. బావుందండి. ఇంక ఏంటంటే మీకు మీరు క్రియేటివ్‌గా ఆలోచించుకొని డ్రెస్సులకి చిన్న చిన్న కుందన్స్ కుట్టడం లేదంటే, పెయింటింగులు లేకపోతే, బొమ్మలు గీసుకోవడం ఇటువంటివి కూడా ఏమైనా చేస్తారా?
ఆ! అలాంటి లేదండి. అలాంటి కళలు నాకు లేవండి.
హ్మ్. అంటే ట్రై చేయాలని కూడా అనిపియలేదా? అంటే అందరూ ఉన్నప్పుడు ఎందుకంటే ఎందుకులే బా రాకపోతే హేాళన చేస్తారు ఇవి ఎందుకు ఈ తలనొప్పి అనిపిస్తది కదా! ఎవరూ లేనప్పుడైతే ఏదో ఒకటి చేద్దాం అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది గదా! హ్మ్.
అన్ హ్మ్. అనిపిస్తుంది. కాకపోతే డ్రాయింగు, కుందన్స్ కుట్టడము, స్టిచ్చింగ్ వీట అంటే మనకు కంపల్సరీ ఉన్న వాటినే చేస్తాను తప్పించి ఇలాంటి అంత ఇంట్రెస్టేం ఉండదండి నాకు. ఆ! సో, మోస్ట్‌లీ అది ఆహ్, రెసిపీస్‌కెళ్ళిపోతాను. లేదా నాకు మ్యూజిక్ చాలా ఇష్టము. మ్యూజిక్ కానీ, సాంగ్సు, డాన్సు. ఇవి చో
ఓకే. ఓకే. హుహు. డాన్స్ కూడా మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తారైతే.
యాహ్! మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తాను సంగీతం
ఏ మ్యూజిక్ పెట్టుకుంటారండి? ఎవరిది ఎక్కువ మ్యూజిక్ ఇష్టం మీకు?
ఆ! నాకెక్కువ మెలోడియస్ ఎక్కువ ఇస్టము. కాకపోతే డాన్స్ చేయడానికి మాత్రం మాస్సు. మాస్ సాంగ్స్‌కి చేస్తాను.
హుహు. ఆహా! డీజె టిల్లు సాంగ్స్‌ లాగా ఉండాలా?
యెస్. అవును. నేను పాడేవి మాత్రం మెలోడియా సాంగ్స్ పాడడానికి ప్రిఫర్ చేశాను. డాన్స్ మాత్రం మాస్.
<laughs> ఇది ఎలాగంటే ఉంది, ఆ! నిన్ను చూసేదొకటి, ఆర్డర్ చేసేదొకటి అన్నట్టుందండి. <laughs>
<gasps> ఆ! నిజం. టు బీ ఫ్రాంక్ అంటే <smacks lips> అంటే హ్మ్, నాకు మెలోడియా సాంగ్స్ వినడానికి, పాడడానికి ఇష్టము.
హ్మ్. అవును. అవును. డాన్స్ చెయ్యాలంటే మీకు ఖచ్చితంగా అయితే 'దేవి శ్రీ ప్రసాద్' ఇష్టమేమో ఎక్కువ ఫాస్ట్ బీట్ ఉంటాయి గదా!
డాన్స్‌కి మాత్రం కొంచెం పీకుండాలి. హ్మ్. యెస్. యెస్. కొంచెం బీటేక్కుంటేనే ఆ డాన్స్ చేసిన ఫీలింగ్ వస్తుందండి.
హుహు. ఖచ్చితంగా మీ డాన్స్ చూడ్డానికైనా మీ ఇంటికి రావాలైతే ఏదో ఒక రోజు.
చాలు. మీ మీరు ఆల్‌వేస్ వెల్కమండి.
ఓకే. థాంక్యూ అండి. చాలా విషయాలు చాలా చక్కగా వివరించారు మీ అనుభవాల్ని, అనుభూతుల్ని. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ కలుస్తాండి మిమ్మల్ని, ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.